ఓకే. ఓకే.
సేమియా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను.
హుహుహు. సో, మీరికొచ్చేవాళ్ళని బట్టి వెజ్జు, నాన్‌వెజ్జు అడిగి తీసుకొని ఒండుతారనమాట. హ్మ్.
ఆ! అంటే అవునండి కొంతమందికి కొన్ని ఫుడ్స్ తీసుకుంటే పడదు అని కూడా ఫీలవుతారు కదా! ఇప్పుడు వంకాయ ఉంది అది తింటే అలర్జీ అంటారు. <smacks lips> గోంగూర ఇవి కొంచెం అందరికీ నచ్చేవే. గానీ అవి తీసుకుంటే పడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా! సొ అందువల్ల నేనైతే అడిగీ ప్రిపేర్ చేస్తూ ఉంటాాను.
అవునండి. అవునండి. హ్మ్. అవునండి. అవును. ఓహ్! హ్మ్. బావుందండి. మీకు ఏది ఎక్కువిష్టపడుతంటారు?
హ్మ్. నాకైతే బిర్యానీ ఇష్టమండి. అది ఏ బిర్యానీ అయినా చాలా ఇష్టం. చాలా రకాలు ప్రిపేర్ చేసుకుంటా ఉంటాను.
<giggles> ఆహాహా! హ్మ్. మీరూ ఇప్పుడు మీ ఇంటికి అతిధులోచ్చినప్పుడు వండి పెడుతూంటారు గదా! అప్పుడు మీరు <smacks lips> వాళ్ళు చెప్తారా? మీ వంటని బాగా నచ్చిందీ అని?
హ్మ్. ఆ! హ్మ్. చెప్తారండి. నేను నిజం చెప్పమని ముందే అడుగుతాననమాట. బాగోపోతే బాలేదని చెప్పియండి గానీ అబద్ధం అయితే చెప్పద్దు. ఎందుకని మళ్ళీ వాళ్ళు అబద్ధం చెప్పారనుకో. మనం అదేదో బాగుందనుకోని అదేం స్టైల్ ఫాలో అయిపోతాం కదా! ఇలా కాకుండా నిజంగా ప ఫ్రెండ్స్ గాబట్టి నిజమే చెప్తారులెండి. <smacks lips> ఇప్పుడు దూరపు చుట్టలు వాళ్ళు వీళ్ళంట మొహమటం కొద్దీ చెప్పలేరు కదా! చెప్పరు. వీళ్ళ దెగ్గర నుంచయితే మనకీ నిజమైన
హ్మ్. <giggles> హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. ఆ! ఎప్పుడైనా మీ ఇంటికనుకోకుండా అతిథులు వచ్చేసి మీరెప్పుడన్నా కంగారు పట్టమా? లేకపోతే ఇలా ఫుడ్డు ప్రిపేర్ జేయటము ఇలా ఎప్పుడన్నా అలా జరిగిందా మీకు?
ఆ! జరిగిందండి. చాలా సార్లు జరిగింది. ఆ టైంలో‌నీ అప్పడికప్పుడు బయట్నుంచి తేలేము, వెంటనే ప్రిపేర్ చేయడానికి అంత టైమ్ సరిపోదు. కాకపోతే ఇంకా ఏం చేస్తాం ఇంకప్పడికప్పుడు అంటే నచ్చినవి కాకుండా ఇంక ఏదో ఒకటి పెట్టే విధంగా. ఆర్డర్ పెడదాము అంటే దగ్గరలో ఉంటది, ఒచ్చేస్తది, టైం పర్వాలేదంటే పెట్టేస్తాం. లేదు అంటే ఇంక నేనే ఏదోక్కటీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ జ్యూసెస్ అయితే ఇచ్చేస్తానండి ఏదో ఒకటి. ఫ్రూట్స్ ఏదోకటి ఉంటాయి కొంచెం, పంచదారకు బదులు నేను బెల్లమయితే ఎక్కువ యూజ్ చేస్తాను బెల్లమేసి. నేను ఫస్ట్ జ్యూసిచ్చేస్తాను. ఆ తర్వాత గ్యాప్ ఉంటది గదా! ఒక అరగంట <giggles> గంట ఉంటుంది. ఆ! ఈలోపు ప్రిపేర్ చేసుకుంటా.
హ్మ్. హ్మ్. హ్మ్. మీరే ఓ! నైస్. హ్మ్. ఆహాహా! హ్మ్. ఆ! ఈలోపు మీరు ప్రిపేర్ జేసుకోడానికి టైముంటుందనమాట. అ! హ్మ్. మంచి ఆలోచన. వీటికి చిన్న పిల్లలు వాళ్ళు వస్తే గనక మీరేమన్నా వాళ్ళ కోసం మరీ ప్రత్యేకంగా ఒండుతారా? లే ఐటమ్.
హ్మ్. ఆ! గులాబ్ జామ్స్ అవ్వీ చేస్తూ ఉంటానండి. వాళ్ళకి ఈ ఆహ్, నచ్చేవంటే ఇంక స్వీట్లే కదా! నచ్చుతయ్యి. ఎక్కువ <giggles> మా ఇంటి కొచ్చే పిల్లలకి గులాబ్ జామ్స్ ఎక్కువ ఇష్టంనమాట. అవి వెంటనే ఒక అరగంటలయిపోద్ది గాబట్టి స్పీడ్‌గా. <smacks lips> అయితే అదో లేకపోతే సేమియా ఈ 2 ఈ రెండింట్లో ఏదోకటి చేస్తూ ఉంటానండి.
<giggles> అ! హ్మ్. హ్మ్.

అతిథులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరెలాంటి ఆహారము వండుతారండి?
హ్మ్. అతిథులంటే నాకు వెజ్ తినేవాళ్ళున్నారండి, నాన్ వెజ్ తినేవాళ్ళున్నారు. వెజ్ తినే వాళ్ళకైతే <giggles> వాళ్ళకి ఫస్ట్ మెను తీసుకుంటాననమాట. వాళ్ళకడుగుతాను. <giggles> ఎందుకంటే వాళ్ళు జనరల్‌గా అందరూ ఇప్పుడు నాన్ వెజ్‌కెక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వెజ్ వాళ్ళవి తినరు కదా! సో, వాళ్ళకడిగి, నాకైతే వెజ్ ఫ్రెండ్సున్నారనమాట. వెజ్ వెజిటేరియన్స్ ఒక ఇద్దరు ముగ్గురు. వాళ్ళొస్తే ముగ్గురు ఒకేక్ ఒకేసారొస్తారు. ఆ వచ్చినప్పుడు పన్ <giggles> వాళ్ళకి పన్నీరు కర్రీ నేను చేస్తే చాలా ఇష్టమండి. పన్నీరు కర్రీ చేస్తాను, వెజ్ బిర్యానీ చేస్తాను. గారెలు కూడా అడుగుతూ ఉంటారు. ఈ అంటే ఇంక బాగా క్లోజ్ కాబట్టి వాళ్ళనడిగే చేస్తాననమాట.
హ్మ్. ఓకే. అవునవును. <giggles> ఓహ్! హ్మ్. ఓహ్! <giggles> <giggles> ఓహో! హ్మ్. హుహుహు.

అవునులెండి. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు <smacks lips> ఆ స్వీట్స్ తింటారా అంటే తింటారు. అయితే మరి ఇండియన్ స్వీట్స్ తింటారా అంటే డౌటే. <giggles>
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. <giggles> వాళ్ళకన్నీ ఇప్పుడు ఎక్కువ బయటవైనా అసలు మంచివి కాదండి. అంతా కెమికల్స్‌తొ రడీ అయిపోతున్నాయి. ఎక్కువసేపు నిలవంచడానికి వాళ్ళేవేవో పదార్థాలన్నీ కలిపేస్తారు. దాని బదులు వాళ్ళకి మనం నచ్చచెప్పొ ఏదో ఒకటి చెప్పి ఇంక మనం ప్రిపేర్ చేయడమే బెస్ట్. ఇంక వాళ్ళకి నచ్చినట్టంటే డైరెక్ట్‌గా <smacks lips> ఎలా ఉన్నదలా పెట్టినా తినరు. కాబట్టి కలర్స్ అవ్వి యాడ్ చేయడానికి
<smacks lips> అవును. అవును. హ్మ్. హ్మ్.
కలర్లు అలాంటివి యాడ్ చేయకుండా న్యాచురల్‌గా ఉండేవి. బీట్‌రూట్ అది స్క్వీజ్ చేస్తే ఒస్తది కదా! వాటర్. ఆ! వాటర్ అది కలుపుతూ చేయడం ఇలాంటిది. మైదా పిండిలో నేనలా కలిపి స్నాక్స్‌లా చేస్తూ ఉంటాను. ఆ! చూడనికినీ 2 కలరు హ్మ్.
హ్మ్. అవునండి. అవును. హుహుహు. ఓహ్! మీరు బాగా వండే ఆహార పదార్థం ఏంటండి? మీరు బాగా? పర్ఫెక్ట్‌గా వండే ఆహార పదార్థాలు?
హ్మ్. పర్ఫెక్ట్‌గా అయితే కొంచెం బిర్యానీయే బాగా కుదరతదండి. పు పుదీనా బిర్యానీ, కరివె కరివేపకు బిర్యానీ, కొత్తిమీర. <smacks lips> ఇవి వేసినవే కొంచెం బాగా కుదిరితాయి నాకు.
బాగా కుదురుతుంది. <giggles> హ్మ్. హూహూహూ. ఓకే. మీ అయితే బయట హ్మ్, ఇప్పుడు మీరన్నారు కదా! బయటవి అంతా బాగోవని. అలాంటివేవైనా అంటే ఐస్‌క్రీమ్స్ అలాంటివెప్పుడైనా మీరు ఇంట్లో తయారు జేశారా మీ గెస్ట‌ల కోసం? అతిథుల కోసం? హ్మ్. హ్మ్.
హ్మ్. అవునవును. మంచివి కాదు. హుహు. ఆ! చేస్తూ ఉంటానండి. ఐస్‌క్రీమ్ చేస్తూ ఉంటాను. పావో పాలు ప్యాకెట్ తోటి. <smacks lips> కొంచెం బెల్లం దాంట్లో వేసి. కానీ బెల్లం ఆహ్, దీనికంత టేస్ట్ రాదు. సో, కొంచెం పంచదారా, యలుకుల పొడి కొద్ది బా మరిగిస్తే దగ్గరగా అవుతదండి.
హ్మ్.

ఓహ్! బావుందండి. టిప్పు బావుంది.
సెట్టవుతది. హ్మ్. సెట్టవుతది. ఎంతో కొంత సెట్టవుద్ది పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత సెట్ చేయడానికి ఇది యూజవుతది.
హ్మ్. ఆ! హ్మ్. బావుందండి. మీరు ఇప్పుడు ఈ లైక్ అల సూపులు అలాంటివి గూడా మీరు చేస్తూ వండుతూ ఉంటారా అండి ఎప్పుడైనా?
ఆ! మొక్కజొన్నవి ఉంటాయి కదండీ! దాంతోటి క్యారెట్టు, బీన్స్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చిన్న ఆయిలు, ఆయిలేసి చేేసి ఫస్ట్ ఇల్లి వెయ్యాలండి. వెల్లుల్లి. ఖచ్చితంగా ఉండాల్సిన చిన్న ముక్కలవి, చిన్న అల్లం మొక్కలు ఇవన్నీ చాలా చిన్నగా తరుక్కోవాలి. మళ్ళీ పెద్ద మొక్కలైతే మనకి టేస్ట్ రాదు. వేసి ఫస్ట్ వాటరులో బాగా బాయిల్ చేయ్యాలండి. బాయిల్ చేసి కొంచెం కార్న్ ఉంటది కదా! కార్న్ ఫ్లోర్. ఆ! అది కొద్దిగా వేసి మిరియాల పొడి కన్ఫర్మనమాట. మిరియాల పొడి చిన్న ఉప్పు వేస్తే సరిపోద్ది. ఇది గూడా చాలా ఆరోగ్యానికి మంచిది. వాళ్ళకి కూడా నచ్చుతదనమాట.
హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. ఆ! బావుందండి. బావుంది. మీరు చెప్పిన టిప్స్ బావున్నాయి. మీరు చెప్పినా ఆహ్, ఆహారపు తయారు చేసే విధానాలు బాగున్నాయి. తక్కువ ఆ ఆయిలు ఉపయోగించటము. ఆహ్, బెల్లం వాటము. ఇవన్నీ బావున్నాయండి. మంచి మంచి విషయాలు జెప్పారు. <giggles> చాలా విషయాలు తెలుసుకున్నాను. మంచి టిప్స్ కూడా. ఇక నుంచి ఫాలో అవుతాను. <chuckles>
హ్మ్. థ్యాంక్సండి. <giggles> ఆ! హ్మ్. థ్యాంక్సండి. హ్మ్. <giggles> చాలా థ్యాంక్సండి.
మీరు ఈసారి మళ్ళీ మనం తప్పకుండా ఇంకా కొన్ని మంచి టిప్స్ తెలుసుకుందాము?
హ్మ్. సరే అండి.
మీ నుంచి నేర్చుకుంటాము ఇంకా. <giggles> కొత్త కొత్త వంటల్ని గూడా చెప్పండి <giggles> తెలుసుకుంటాం తప్పకుండా.
హ్మ్. హ్మ్. సరే అండి.

హ్మ్.
ఆ! ఆ దగ్గరగా అయిన దాంట్లో కొంచెం జీడిపప్పు ఉంటది గదా! అది పేస్ట్ చేసి కలిపి కొంచెం సేపుంచి ఇది ఫ్రిడ్జ్‌లో పెడితే బావుంటదండి. అసలు బయట ఐస్ క్రీమ్ ఎందుకూ పనికిరాదు.
ఆ! ఆ! అవు అవునా? ఆహా! అంటే, జీడిపప్పులు నానబెడతారా అండి? లేకపోతే, డైరెక్ట్‌గా మిక్సీ చేస్తార? ఆహా! హ్మ్.
ఆ! ఆ లేదు నానబెట్టాలి. ఒక 2 గంటలు అలాగా నానబెడితే ఆ బా సెట్ అవుతది. వెంటనే అదేసినా <smacks lips> అంత అనిపించదనమాట. కొంచెం గట్టి గట్టిగా అలా ఒస్తది. ఒక 2 అవర్స్ పెట్టేస్తే అది బావుంటది. ఈ 3 కలిపి కొంచెం చల్లారాక ఒక బౌల్‌లో ఏసి పెడితే ఇది సూపర్‌గా ఉంటదసలు. బయట ఎందుకు పనికి రావండి దీనికి.
హ్మ్. ఓహ్! హ్మ్. <giggles> బావుంది. ఈ సారి మేము గూడా ట్రై చేస్తాం. <giggles> ఇప్పుడు మీరు హ్మ్. మీ ఇంటికి అతిథులు వచ్చి మీరన్నీ ఒండుతారు, పెడతారు. అయితే. ఇప్పుడు ఓహ్! ఆహారం విషయాల్లో మీరు బానే శ్రద్ధ వహిస్తున్నారు. అలాగే మరి వడ్డించే వాటిల్లో గూడా మీరేమన్నా ప్రత్యేకంగా ఇవి ఎంచుకుంటారా? అంటే, ఈ ప్లేట్‌లో ఇలాంటి బౌల్స్‌లో వడ్డిస్తే ఆకర్షణీయంగా కనిపిచ్చడానికి అట్లాగ ఏమైనా?
హ్మ్. హుహు. <giggles> ట్రై చేయండి. బా హ్మ్. హ్మ్. అవును. అలా ఏం లేదండి. కానీ, ఉన్నవే నీట్‌గా పెట్టడానికి ట్రై చేస్తాను. అంటే, ఫస్ట్ మనం కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా మళ్ళీ మనం తినేటప్పటికి ఏ డస్ట్ ఏదో ఉంటది. కానీ, మనకు కనిపించదు కదా! సో, మళ్ళీ అది చిన్న లెమన్ వాటర్ అయినా లేపోతే, చిన్న సాల్ట్ అయినా వేసి క్లీన్ చేసే పెడతాన్నమాట డైరెక్ట్ పెట్టయకుండా.
హ్మ్. హ్మ్.
స్టీల్ ప్లేట్‌లే ఉన్నాయి. ఇంక అవ్వే మళ్ళా సెకండ్ టైమ్ యూజ్ చేసి పెడ్డానికి చూస్తాను.
హ్మ్. అవును. హ్మ్.
ఇంకా ఫుడ్డంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బటర్ మిల్క్‌లో అంటే, ఎక్కువ కాకుండా కొంచెం బటర్ మిల్కేసి అందులోని <smacks lips> ఆహ్, మిరియాల పొడి ఉంటది కదా! అయితే, కొంచెం మిరియాల పొడి లేకపోతే, జీలకర్ర పొడి ఇలాంటివి వేసిస్తే ఆ డైజెషన్‌కి కూడా బావుంటది కదా! సో, బాగా డైజెస్ట్ అవ్వడానికి అందులో ఏవైనా వేసి కొంచెం కలిపేసి ఇస్తూ ఉంటాను. సో, వాళ్ళకి కూడా అది బా అనిపిస్తదనమాట. పొదినాా కూడా వేసుకోవచ్చు మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వి రాకుండుంటాయి కదా! ఈ అజీర్తికి దీనికి బా పనికొస్తది. సో, ఇది కొంచెం మరి ఎక్కువ కూడా తీసుకోకూడదు. ఫుడ్ తీసుకుంటారు. సో, లిమిటెడ్‌గా ఇస్తుంటా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవును. హ్మ్. అవునవును. హ్మ్. ఓకే. ఇప్పుడు హ్మ్. మళ్ళీ ఈ ఆహారం వండే విషయాల్లో కొన్ని కొన్ని సార్లు మనం అంటే, వాతావరణాన్ని గూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటూ ఉంటుంది గదా! అలాంటివి ఏమైనా చెప్తారా?
హ్మ్. హ్మ్. అవునవును.